అయితే అండి మన ప్రతి ఒక్కరి జీవితము ఎలాగంటే మధురమైన జ్ఞాపకాలతో నిండిపోయిన ఒక అద్భుతమైన ఆహ్, పూల బాట అని చెప్పొచ్చనమాట. అయితే మనమంటూ చాలా ఆహ్, ట్రిప్స్‌కి వెళ్ళుంటాము. అంటే చాలా చాలా లోకల్ ప్లేసెస్‍కెళ్ళుంటాము. రకరకాల అంటే ప్లేసెస్ రాష్ట్రం దాటి వెళ్ళుంటాము. దేశం దాటి వెళ్ళుంటాము. కానీ కొన్ని కొన్ని ట్రిప్స్ ఎలాగంటే అండి, మన స్నేహితులతోనో, మన కుటుంబ సభ్యులతోనో, మనకి నచ్చిన వాళ్ళతోనో గడిపిన ట్రిప్స్ చాలా ఆహ్, మధురమైన జ్ఞాపకాలనమాట. అలాగా మీ జీవితంలో ఎప్పుడైనా మీ ఊరిలో జరిగిన ఒక ట్రిప్ గురించి మీరు ఆహ్, అంటే మీ అంటే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చెప్పగలుగుతారా?
ఖచ్చితంగా అండి. మీరు చెప్పినట్లు మన జీవితంలో మనం చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు చాలా ప్లేసులు చాలా ఆహ్, ఒక కొత్త ప్రాంతాలు కూడా వెళ్ళిన సందర్భాలు కూడా ఉంటుంటాయి చాలా మంది వరకు. కానీ వీట అన్నిటికన్నా ముఖ్యంగా మన సొంత ఊరులో మనం చిన్నప్పటి ఫ్రె స్నేహితులతో తిరిగిన సందర్భాలు అనేటివి చాలా మధురమైన జ్ఞాపకాలని చెప్పి నా అభిప్రాయం. సో
నిజంగ అండి. హ్మ్. ఖచ్చితంగ. ఖచ్చితంగా ఖచ్చితంగా అండి.
అందులో, నాకైతే మరీను. నా చిన్నప్పుడు మాది ఆహ్ మా స్కూల్‌లో అయితే మాకు లోకల్, అంటే ఎప్పుడైనా కూడా సా ఒక దూరంగా ట్రిప్స్ చేసేది కామన్. మన కాలేజ్ ఒళ్ళు కూడా, వీళ్ళు బస్సులు తీసుకొని, ఒక వేరే లొకేషన్‌కి వెళ్ళి వెళ్ళడం వేరు కానీ. మన సొంత ఊరిలో ఆ లొకేషన్స్‌ని తిప్పి చూపిద్దాం అనేది చాలా కామన్‌ అయిపోద్ది. అండ్, దానికి చాలా మంది వరకు ఇంట్రెస్ట్ చూపియ్యరు మొదటిగా అయితే.
హుహు. ఓకె. హ్మ్. హుహు. ఆ! నిజంగండి. నిజంగా నిజంగా అండి. అంటే దగ్గర ప్లేసెసే కదా ఏం పోతాం అన్నట్టు ఉంటారనమాట.
హ్మ్, కరెక్టే. అలాగే మేము కూడా మొదట ఇంట్రెస్ట్ చూపియలేదు అనమాట. ఇక్కడున్న ప్లేస్‌లకి మీరేంది తీసుకోని పోయేది మేమే వెళ్తాం గదా!
హ్మ్, హ్మ్. హుహు. <chuckles> అదే అండి, అంటే ఒక ఫీల్డ్ ట్రిప్ లాగా ప్లాన్ చేసారా అండి అప్పుడు? పిక్నిక్‌ లాగా.
అవునండి. ఒక ఫీల్డ్ ట్రిప్ లాగ, అంటే స్కూల్ డేస్‌లో అనుకుంటా 10థ్, ఆహ్, అక్కడ అంటే, నెల్లూరు అనే ఒక ఊర్లో అండి. మాది నెల్లూరుకి కొద్దిగా దగ్గరలో ఉన్న ఒక విలేజ్ లాగా.
ఓకె. హుహు. ఓకె. అంటే నెల్లూరు అంటే ఏంటండి మనకు తిరుపతి సైడ్ వస్తదా?
ఆ! ఈ తిరుపతికి చె తిరుపతికి వస్తదండి చెన్నైకి దగ్గరలో ఉంటది. అంటే ఇదేంటంటే, మాకు మా అమ్మమ్మ గారి ఊరండి. నేను కొన్ని సంవత్సరాలు ఇక్కడ కూడా చదివున్నాననమాట.
ఓకె. హ్మ్. ఓకె.
సో ఇక్కడ మీకు స్కూల్. అంటే నేను 10థ్ ఇక్కడే చదివాననమాట. అక్కడ చవుతున్న సందర్భాల్లో ఆహ్, మాకిలాగా స అంటే సామాన్యంగా అప్పడి వరకు మేము ఆహ్, ఎయిత్, నైన్త్ ఇలాగ అన్నిటిలోనూ చాలా దూరపు దూరపు ప్రాంతాలెసారు. ఎన్ 10థ్ గదండీ! దూరంగా ఎళ్తే, ఆ టైమ్ వేస్ట్ అవుద్దేమో. అలాగ ఆలోచించుకొని వాళ్ళు అంటే వీళ్ళకి ట్రిప్ ఉండాలా, ప్లస్ దూరం ఎళ్ళకూడదు. టైమ్ వేస్ట్ చేయకూడదని జెప్పి, ఒక్క రోజులోనే వె పోయ్యేసి ఒచ్చేలాగ, ఇలా ప్లాన్ జెసి, మాకు నెల్లూరు టౌను. అంటే, అక్కడ నెల్లూరులోకి తీసుకొనెళ్ళి అక్కడున్న లోకల్ ప్లేసెస్ చూపిద్దాం అని జెప్పి ఇలా ప్లాన్ చేశారనమాట. కానీ మేము
హుహు. అవునండి, అవునండి. హ్మ్. ఓకె. ఓకె. ఓకె. నిజంగా మ్ మంచల్ మంచి ఆలోచనలే అండి. ఎందుకనంటే, మీరు ఇందాక జెప్పినట్టు, ప్రతి ఒక్కరు అలాగా మనముండే ప్లేస్ కాకుండా ఎక్కడెక్కడో దూరం ప్రదేశం, దూరపు కొండలు, నులుపులు అని జెప్పేసి ఏవేవో చూపిచ్చేసి తీసుకొచ్చేస్తారు. కానీ మన చుట్టూ ఏముంది అని జెప్పి మనం పరిశీలించాలంటే, ఇదొక చక్కటి ఐడియా అండి. మీకు మీ వాళ్ళకొచ్చింది మాత్రం.
ఖచ్చితంగా అండి. అంటే మాకు ఆహ్, వాళ్ళు చెప్పినప్పుడు నచ్చలేదది.
హ్మ్. అవునండి.
మీరేంటి తీసుకొని వెళ్ళలేదు. ఇంకొక 3 నెలలు అయితే, మాకే కాలేజ్ స్కూల్ అయిపోద్ది. ఇంక మాకు ఇంటర్‍కి పోయే లోపల ఎన్ని నెలలు గ్యాప్ ఉంది, మేము ఎన్నెన్నో తిరగతాం గదా!
హ్మ్. నిజంగా అండి. కానీ ఎంతన్నా స్కూల్ వాళ్ళు తీసుకెళ్ళి, స్నేహితులతో వెళ్ళడం అనేది ఒక మంచి ఆహ్, మెమరీ అండి చెప్పాలంటే.
ఇలా ఆలో అవును. తర్వాత ఇంకా మొదలుపెట్టారండి. ఉదయాన్నే ఇంకా అందరం 6 గంటలకల్లా స్కూల్ దగ్గరకు వచ్చేస్తే ఒక 7, 8 లోపల ఇంకా స్కూల్ బస్సులనేటివి స్టార్ట్ అయ్యాయి అన్నమాట.
హ్మ్. స్టార్ట్ అయిపోయినాయి అన్నమాట. ఓకె, ఆ! అండి.
ఆ రోజు బా మంచి వర్షం అండి. బాగా జరుగతుంది వెళ్తా ఉన్నాం. ఆహ్, ఆ ఒక రూట్ కూడా ఎలా ఉందంటే, బాగా వర్షం పడి ఉవి వర్షపు నీటికి బాగా రోడ్డు బడీత నీళ్ళంతా బాగా ఫ్లోలోచ్చేసి. అసలు ఈరోజు ఏ సందర్భాన కదిలాంరా! ఈ విధంగా నీళ్లు ఉండాయి. అక్కడ ఎక్కడికి తీసుకొని పోతారు? ఏంటి? అని చెప్పి కొద్దిగా భయం భయంగానే వెళ్ళాం గానీ, కానీ మేము వెళ్ళే పా ప్లేస్‍కి మాకు మధ్యలో పడింది, ఆ వాన అట్లాగ.
హుహు. హ్మ్. హ్మ్. హుహు. హ్మ్. ఓకె. ఓకె, ఓకె. అయితే మీకు ఎంత తీసుకున్నారండి డబ్బు అనేది? ఫ్రీగా తీసుకెళ్లారా లేకపోతే ఇంత డబ్బు అనేది కట్టాలన్నట్టు చెప్పారా?
ఆహ్, అంటే అమౌంట్ ఒక 500 కట్టించుకున్నారండి, దగ్గరే కాబట్టి.
ఆ! ఓకెకె. పర్వాలేదండి. 500 అంటే పెట్టొచ్చు అన్నమాట. ఎందుకు అంటే స్కూల్ తరపున వెళ్ళే ఒక లాస్ట్ ట్రిప్ అలాగే స్కూల్ ఫ్రెండ్స్‌ తోని వెళ్ళే బహుశా ఒక లాస్ట్ ట్రిప్ అని కాబట్టి పెట్టొచ్చు అన్నమాట ఖచ్చితంగా.
అవునండి. వాళ్ళు కూడా మొదట్లో పెట్టాలనుకోలేదండి. ఇంకా ఏందంటే వాళ్ళ మనసుకే అనిపించి ఉంటది. వాళ్ళు కూడా ఎంత పెద్ద సార్లైనా కూడా ఒకప్పుడు వాళ్ళు తిరగలేదు గదండీ, వాళ్ళకీ ఉంటాయి కద. టెంత్ క్లాస్‌లో పిల్లకాయలకి చదువు అనేదే పెడితే, ఇది ఓకె. కానీ ఆ తర్వాత చెప్పుకునేదానికి ఇవి వాళ్ళ కెరియర్ ప్రకారంగా మా మార్కులనేటివి పనికొస్తాయి గానీ. వాళ్ళు వాళ్ళ జీవితంలో మధురమైన జ్ఞాపకాలు అంటే ఏం గుర్తుకొస్తాయండి? టెన్త్‌లో ఏం చేశారు అంటే?
హుహు. నిజం నిజం. ఖచ్చితంగ. అంతే అండి. మీరు చెప్పింది కరెక్టే. ఎందుకు అనంటే ప్రతిసారి చదువు చదువే జీవితం అనుకోక అనుకోకూడదండి. అది చదువు అనేది మన జీవితంలో ఒక భాగంలాగా అనుకోవాలన్నమాట ఖచ్చితంగా.
హ్మ్. అవునండి. కానీ వాళ్ళు అలా నిర్ణయం తీసుకోవడం నాకు బా బాధ అనిపించిందండి. అంటే వాళ్ళు మాకు ముందుగానే చెప్పారన్నమాట. ఇలా పెట్టాల అంటే మాకు మేము ఎగైనెస్ట్ అయిపోయాం కదండీ. మేమేమనుకున్నాం? ఈసారి ఎక్కడికో తీసుకొని వెళ్తారు ఆహ్, మమ్మల్ని ఏడో తీసుకుపోయి ఏడాడో తిప్పుతారు ఒక సైన్స్ ఎగ్జిక్యూషన్ లాగా, ఒక సైంటిఫిక్ ప్లేస్‌లో ఇలా తిప్పుతారేమో అనుకుంటే, తీరా చూస్తే మన ఊరు పక్కన ఉన్న ఒకటి ఆహ్, సిటీకి తీసుకునిపోటం ఆడే తిప్పటం నెల్లూరు సిటీలో. అనంగానే ఫస్ట్ బాధ వేసి తర్వాత అందరం అడగడం ఆహ్, మొదలుపెట్టాం అన్నమాట. మాకొద్దు.
హుహు. అవునవును. <giggles> ఓకెకె. హ్మ్. అ! హుహూహు. అయితే వాళ్ళు ఏమన్నారండి? మీరు అడ అడగగానే వాళ్ళు ఏం చెప్పారు?
అంటే వాళ్ళు మొదట చెప్పిన కారణం "అసలు మేం పెట్టాలనుకోలేదు" అనంగానే మొదట మేమే గమ్మున అయిపోయాం అనమాట భయమేసి. <giggles>
పోనీలే, ఉన్నదాన్ని కూడా తీసుకుపోకుండా ఉంటారు. కనీసం ఇదన్నా తీసుకుపోతున్నారు.
ఆ! మనకు ఏదో ఒక సామెత ఉంటది గదండీ, ఉన్నది లేక ఇంకా ఊహించుకు ఈ సమ్‌థింగ్ ఏదో ఉంటది. అది ఏది ఉండదేమో పోద్దేమో, ఇంకా ఇదంతా ఎందుకని చెప్పి గమ్మున అయిపోయి కానీ కారణం చెప్పారు వాళ్ళు. మేము ఎందుకు ఇటువంటి రీజన్ తీసుకున్నామంటే
ఆ! అవునండి. అవును. హ్మ్. ఓకె. అంటే ఎలాగంట అండి వాళ్ళకి?
అంటే వాళ్ళు ఫస్ట్ అఫ్ ఆల్ ప్లాన్ చేయలేదండి. కానీ మా టీచర్స్‌లో మా సోషల్ సార్ మాకు మ్యాద్స్ సార్ అని చెప్పి ఇద్దరు ఉంటారండి. మనకు మ్యాద్స్ సార్ అంటే ఎప్పుడు క్లాస్‌లు తీసేసుకొని పిల్లకాయలని బయటకి పంపియకుండా ఇలాగ ఉంటుంటారు మనకు, చాలా దగ్గరలో. కానీ మా మ్యాద్స్ సార్ ఏందంటే మమ్మల్ని ఎప్పుడూ బయట చూడాలి, తిరగాలి, నేర్చుకోవాలి, ఇలాగ మమ్మల్ని మంచిగా ప్రోత్సాహం ఇస్తూ వచ్చేవాళ్ళన్నమాట.
హుహు. హుహు. అవునండి అవునండి. అవునండి. హ్మ్. అంటే మీకంటూ ఒక ఆహ్, ఎక్స్‌పోజర్ రావాలి. ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఉండాలి అని చెప్పి అలాగ చేస్తూ ఉంటారన్నమాట.
హ్మ్. ఆయన అలా చేయడం అనేది మాకు అంటే అక్కడున్న వాళ్ళల్లో అసలు ఈయన ఫస్ట్ అఫ్ ఆల్ ఆహ్, వెళ్ళకూడదు అని చెప్పాల్సిన ఆయన. ఎందుకంటే "నా మ్యాస్ కాలేదు ఇంకా. పోర్షన్ కాలేదు. అమ్మొ! ఒక్క రోజు పోయినా కూడా నాకు చాలా కష్టం అయిపోద్ది" అని ఇలా చెప్తుంటారు గద మనకు.
హుహు. అవునండి. నిజంగానే. ఎందుకంటే టెన్త్ క్లాస్ బోర్డ్ ఎగ్జామ్ మ్యాస్ అంటే కూడా చాలా కష్టమైందండి. చాలామంది ఫెయిల్ అవుతూ ఉంటారు. అలా టెన్షన్ పడకుండా ఎప్పుడో ఒక రోజు కదా పిల్లలు ఆడుకునేది, బయట తిరిగేది అని చెప్పి అలాగ అనుకుని పాజిటివ్‌గా ఆలోచించి ఒక గ్రీన్ సిగ్నల్ లాంటిది ఇచ్చారు.
అంటే ఆయన మొదటగా అంగీకారం అనేది ఇచ్చారు. అసలు వద్దనుకున్న దగ్గర ఆయనే ఒక ప్రశ్న లేపి ఇప్పుడు మన మన జీవితాల్లోనే మనం చూసుకున్నాం సార్, మనలాగే పిల్లకాయలకి కూడా అలా జ్ఞాపకాలు అనేటివి లేకుండా ఉంటే ఎలా చెప్పండి.
హ్మ్. అవునండి.
వీళ్ళకి అట్లీస్ట్ అంటే ఏముంది, ఒక రోజు, 2 రోజులు మనం కావాలంటే ఒక 2 ఆదివారాలు పెడదాము స్కూల్ ఎక్స్ట్రాగా. అప్పుడు కవర్ చేసేద్దాం కానీ పిల్లకాయలకి ఇటువంటి సందర్భంలో, అందులోనూ స్కూల్ మొత్తం వెళ్ళేటప్పుడు వీళ్ళని వరకు ఇక్కడ పెడితే, పాపం ఆ లేత మనసులకు చాలా బాధపడతాయి కదా!
హ్మ్. నిజంగా నిజంగా. ఖచ్చితంగా. ఖచ్చితంగా. అవునండి.
ఇలా ఆయన చెప్పడం ద్వారా ఈళ్ళోక మా ప్రిన్సిపల్ గాని అందరూ కన్విన్స్ అయిపోయారు. ఇంకా ఆ తర్వాత మా సోషల్ సారు, ఆయన నేను ఒక మా మానిటర్‌లా ఉంటాను. పిల్లకాయలకి ఆ గైడెన్స్ ఇస్తాను, ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అంటే మనకు తెలిసిందే కదండీ! సోషల్ సార్లు అంటే వాళ్ళు వల్డ్ వార్ల గురించి ఆహ్, ఇండిపెండెన్స్ గురించి, ఆ సోషల్‍లో మనకు ఎన్నండి నాకు తెలిసి 10థ్ దాదాపు 24 చాప్టర్స్ ఉంటాయండి. అయన్నీ
హ్మ్. ఓకెకె. <chuckles> అబ్బో! నిజంగండి. అదొక పెద్ద మహా సముద్రం అన్నమాట చెప్పాలంటే.
ఆహా! అసలు మ్యాథ్సే మహాసముద్రం, దాంట్లో ఎవరు ఈద లేరు అనుకుంటే ఈ సోషల్ మనము చూస్తుంటే 24 చాప్టర్‌లు చాలా అవలీలంగా చెప్పేస్తారండి. ఆయన ఎవరో హిట్ హిట్లర్ అంటడు.
హ్మ్. నిజంగండి. ఎల్ ఎలా గుర్తుపెట్టుకుంటారో ఏంటో నిజంగా, అలా నిజంగా అవలీలగా చెప్పేస్తూ ఉంటారన్నమాట. నిజంగా.
ఇంకా ఇక్కడ మా స్టాఫ్‌కి గాని, ఇంకా వాళ్ళకి అంటే ఏదన్నా చెప్దాం, ఆపుదాం అనే దానికి ఒక రీజన్ దొరకలేదు. ఈళ్ళే ఒక అంటే మనకు అంటారు కదండీ! ఆహ్, బిగ్ పిల్లర్స్ ‌లాంటోళ్ళే ఒప్పేసుకోండి ఇంక మనమేం చేస్తాం.
హ్మ్. నిజంగా నిజంగండి. అంటే ఒక సి సినిమాలో ఒక డైలాగ్ ఉంటదండి. "తోపే తోపుని తోపు అంటున్నాడు అన్నట్టు". అంటే, స్ట్రిక్ట్ మనుషులే ఇంక ఒప్పుకుంటున్నారు మా దగ్గర ఏమి అడ్డంకాలు అన్నట్టు చేశారనమాట వాళ్ళు. అయితే, అండి మీరు ఈ ట్రిప్పు గురించి మొత్తంకి స్కూల్ వాళ్ళైతే చెప్పారో, అయితే మీ కుటుంబ సభ్యులతోని మీ తల్లిదండ్రులతోని చెప్తే వాళ్ళ రియాక్షన్ ఎలా ఉండిందండి?
హ్మ్. హ్మ్. వాళ్ళూ మొదట్లో కొద్దిగా ఆలోచిచ్చారండి. అంటే ఇక్కడ దగ్గరకి పోవడానికి ఎందుకు? అంటే ఎందుకలా ఆలోచిచ్చారు? అన్నప్పుడు, వాళ్ళకి మేము ఇలా రీజనబుల్‌గా చెప్తే, వాళ్ళు అంగీకరించారండి.
హ్మ్. హ్మ్. హ్మ్.
సరే అంటే ప అంగీకరించరు కొంతమంది ఏందంటే, వద్దనుకున్నారండి.
ఓకెకె. ఆ!
వాళ్ళు 500 గాని ఎందుకు ఇవ్వాలా అవసరమా? ఇక్కడుండే దానికి 500లతో ఏం పోతాం? ఏం వస్తాము? మనం కావాలంటే సెపరేట్‌గా వెళ్దాం. అంటే, ఆ రోజు ఎట్లాగో సెలవిస్తారు గదా!
హ్మ్. అదే. అవునండి.
నెల్లూరు అనే ప్రాంతానికే కాబట్టి మనం ఒక 2, 3 గంటల్లో ఎళ్ళిపోవచ్చు.
ఓకె.
అక్కడికి వాళ్ళతో ఏళ్ళే బదులు, మనం సెపరేట్‌గా వెళ్దాం. అంటే మనం గ్యాంగ్‌గా ఏళ్ళిపోదాము.
ఓకెకె.
ఇలా వాళ్ళు ప్లాన్ చేసినప్పటికీ కానీ, ఇంక అందరం కూర్చొని ఒకసారి మాట్లాడుకొని, అలా కాదు ఇలా స్కూల్ ప్రకారంగా వెళ్దాం. చెప్పుకునేదానికి బావుంటది. కావాలంటే తర్వాత సెలవుల్లోకి వెళ్దాం. అంటే మన ఇళ్ళల్లో ఒప్పుకొని, మనల్ని పంపించి అంటే ఇప్పుడు ఏంటంటే క్లాసు అంటే అబ్బాయిలు ఒకటే వెళ్ళడం కాదండి, కదూ కాదు కదండీ! మన క్లాస్‌లో అమ్మాయిలు కూడా ఉంటారు.
హ్మ్. హ్మ్. అవునండి, అవునండి. హ్మ్. అవునండి. మొత్తం క్లాసు. అవునండి. హ్మ్.
వాళ్ళూ, అబ్బాయిలు అందరూ కలిసి పోయిన ఒక ట్రిప్ అని చెప్పి చెప్పుకునేది అంటే చిన్నతనంలో పోవడం వేరండి. ఫిఫ్త్, ఏయిత్తు, నైన్త్‌లో పోవడం వేరు. ఈ 10త్ అనేది మన స్కూల్‌లోనే ఒక పెద్ద స్టెప్ అండి మనకు. తర్వాత కాలేజ్‌కి వెళ్ళడానికి ఇంటర్ అనచ్చు.
అవునండి, అవునండి. హ్మ్. ఖచ్చితంగా, ఖచ్చితంగా అండి. అంటే వేరే వాళ్ళకి చెప్పుకోవడమనే కాకుండా, మనకంటే మనకు ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటదండి. ఓకె. నేను ట్రిప్‌కెళ్ళాను స్కూల్ వాళ్ళతో నన్ను చెప్పినట్టు. అయితే అండి, మీరు ఎలాగెళ్లారు మొత్తం ట్రిప్? మొత్తం ఏమేం ప్లేసెస్ చూసారు చెప్పగలుగుతారా?
ఖచ్చితంగా అండి. మొదట్లో బయటికి వెళ్ళే ట్రిప్‌లో ఏందంటే, ఫుడ్ అనేది అక్కడ దినేవాళ్ళం మేము.
హుహు.
సో, ఇది మాకు తక్ దగ్గరే కాబట్టి, ఫుడ్ అనేది మాకు స్కూల్‌లోనే ప్రిపేర్ జేశారనమాట. అంటే, మాకు హాస్టల్స్ ఉంటాయి కదండీ! అంటే రోజువారీగా ప్రిపేర్ జేయడం కాకుండా, కాస్త స్పెషల్‌గా.
ఓకే. హ్మ్. హ్మ్. హ్మ్. స్పెషల్‌గా ఓకే, ఓకే. హ్మ్.
అంటే, ఇది మనకు తెలిసిందే కదండీ! రోజూ అంటే దాంట్లో నీళ్లు ఉంటాయా? ఇంకేమి ఉంటాయో తెలీదు కూరలో.
నిజంగా అండి. నిజంగా, నిజంగండి. హ్మ్.
అం అందులోని ఇప్పుడు ఆ, ఆ కూరల్ని సార్‌లు గాని తినాలి కాబట్టి, ఓన్లీ కొద్దిగా స్పెషల్‌గా అంటే కొద్దిగా తిక్‌గా జేపించడం. కొద్దిగా ఇంకా రుచికరంగా క్వాలిటీ, క్వాంటిటీ అన్నిటిని మెయింటైన్ జేస్తూ, ఇలా ప్రాపర్‌గా జేపించే, ఆ ఫుడ్స్‌ని ఆహ్, కొన్ని వచ్చి ఆ లేడీస్ స్కూల్ బ బస్సులో పెట్టించడం, అమ్మాయిలు వచ్చే బస్సులో, కొన్ని వచ్చి అబ్బాయిలు దాంట్లో బెట్టడం. ఇలా ఎక్కించి ఆ ఫుడ్ వరకు చాలా బాగా మెయింటైన్ చేశారు. తర్వాత బస్సులో వెళ్ళేటప్పుడు, పాటలు పెటు పెట్టుకొని ఆ పాటలకి సంతోషంగా ఎగురుతూ ఆహ్, అలాగే మా సార్ వాళ్ళు గాని మాతో జాయిన్ అయ్యి ఇ వాళ్ళు మాతో ఎగురుతూ మేము చాలా ఆహ్, మంచి హ్యాపీ మెమరబుల్‍గా ఉండిందండి, ఆ బస్ జర్నీలో మాత్రం.
హుహు. హ్మ్, హ్మ్. ఓకే. హ్మ్, హ్మ్. ఓకే, ఓకే. హుహు. హ్మ్. హ్మ్. ఓకే. ఓకే. ఓకే. అంటే మొత్తానికి మీ టీచర్లు కూడా మీకు, మీతోని జాయిన్ అయిపేయి, డ్యాన్స్ అనేది చేశారనమాట అండి. నిజంగా అండి ఎంత మధురమైన జ్ఞాపకం ఇది చెప్పాలంటే, టీచరు డ్యాన్స్ చేయడం మనతోనే అంటే, అంటే ప్రతి ఒక సంవత్సరం అంటే, జన్మ జన్మలకి గుర్తుండిపోయే సందర్భం అండి, ఇది మాత్రం ఖచ్చితంగా.
ఆ! ఇంకా అలా ఖచ్చితంగా అండి.
అయితే అండి మీరు ఏమేం ప్లేసెస్ చూశారండి మొత్తానికి మీ క్లాస్ మొత్తం కలిసి?
మాకు నెల్లూరులో ముఖ్యంగా చెప్పుకునేదానికి ఆహ్, బీచ్ అనేది ఒకటి ఉంటదండి, మాకు నెల్లూరుకి ప్రాంతానికి.
హ్మ్. ఓకే. బీచ్ పేరేంటండి అది?
మైపాడు బీచ్ అని చెప్పి పిలుస్తుంటాం అనమాట. మాకు 2 బీచ్‍లు ఉంటాయి కోడూరు బీచ్, మైపాడు బీచ్ అని చెప్పి. కానీ నెల్లూరు వాసులు ఎక్కువగా మైపాడు బీచ్‌కి వెళ్ళడానికి కొద్దిగా ప్రిఫర్ జేస్తా ఉంటారు.
మైపాడ్ ఓకే. హ్మ్. హుహు. ఓకేకే. ఆ! అండి.
ఆ దారిలో వెళ్ళేటప్పుడు మనకు మొత్తం టెంకాయ చెట్లు ఉంటాయండి.
అంటే కోకోనట్ చెట్లా అండి కొబ్బరికాయవా?
ఆ! మొత్తం. ఆ! మొత్తం కోకోనట్ ట్రీసు ఆహ్, మ దారి మధ్యలో ఆపి ఆ కోకోనట్ ట్రీ ఆహ్, తోట లోపల వెళ్ళి, అక్కడ కొన్ని ఫోటోలు తీసుకోవడం గాని అక్కడ నీళ్ళు పారతా నార్మల్‍లో చెట్లకి నీళ్లు పారేటప్పుడు మోటర్‌లో వచ్చి నీళ్ళు అక్కడ ఆగి అక్కడ కొంచెం ఎంజాయ్ జే
హ్మ్. హుహుహు. అవునండి. అంటే ఫోటోలు తీసుకోడానికి ఎవరి దగ్గర ఉండిందండి కెమెరా కానీ ఫోన్ గాని?
అది మొత్తం మ్ స్కూ స్కూల్ వాళ్ళే తీసుకుంటారండి మేనేజ్ అని ట్రిప్ అంటేనే మెమరీస్ గదా! ఆ మెమరీస్ అనేటివి ఫోటోస్‌లో ఉండాలని జెప్పి వాళ్ళు మొదటి నుండి మా స్కూల్‌లో మాత్రం ఎప్పుడూ ఒక ఫోటోలు తీసేసుకొని వోటిల్ని డ్రైవ్‌లో పెట్టేసి మాకు లింక్ అనేది చెప్తుంటారనమాట.
ఓకే. ఓకే. ఓకే. నిజంగా మంచి ఒక ఐడియా అండి చెప్పాలంటే. కెమెరామ్యాన్ అంటూ సపరేట్‌గా ఉండేవాళ్ళా అండి మీకు అప్పుడు?
ఆ! అలా అంటే మా పీటీ సార్‌కి వచ్చండి అలా చేయడం. ఆయన ఆయనే సొంతంగా ఫోటోలు తీయడం. ఆయనకి ఇంట్రెస్ట్ అనమాట చిన్నప్పటి నుండి ఫోటోగ్రఫీ.
ఓకే. ఓకే. పీటీ సార్ 2 అంటే ఆల్ రౌండర్ అనమాట మొత్తానికి అయితే. ఓకే. ఓకే.
ఆయన ఆల్ రౌండర్. 360 అని జెప్పొచ్చు. <chuckles>
హుహుహు. అద్భుతం అద్భుతం. అంటే అద్భుతమండి. అంటే మీ ఊర్లో జరిగిన ట్రిప్పు అంటే చాలామంది ట్రిప్ అంటే ఎక్కడెక్కడికో ఎళ్లి తిరిగి ఫోటోలు తీసుకోవాలనుకుంటారు గాని మన చుట్టుపక్కల ఉన్న అద్భుతాలని మర్చిపోతూ ఉంటారనమాట. అలాగా మీ జీవితంలో మీ ఆహ్, స్కూల్‌తో పాటు మీ చుట్టుపక్కల నెల్లూరు సిటీని మొత్తం ఎక్స్‌ప్లోర్ చేసి అంటే మీ జ్ఞాపకాల్ని చాలా చక్కగా చెప్పారండి. అంటే మీరు చెప్తూ ఉంటే నాకు ఎలాగంటే నాకు కళ్ళకు కట్టినట్టు విజువల్‍గా ఇమేజ్‍‌గా వచ్చేసిందండి చెప్పాలంటే. చాలా బా అనిపిచ్చిందండి మీతో మాట్లాడి. ఖచ్చితంగా మళ్ళీ కలుద్దాము. ధన్యవాదాలండి.
నాకు కూడా అండి. మీతో ఒక్కసారి మళ్ళీ మా స్కూల్ ట్రిప్ గురించి చెప్పుకోవడం. అందులోనూ నెల్లూరు సిటీలో మేము తిరిగిన బీచ్ గురించి, అక్కడున్న మ్యూజియం. ఈ సైంటిఫిక్ ప్లేసెసు వీటన్నిటిలో కూడా తిరిగి ఆ ఒక మెమరీస్ అనేటివి మాకు ఇప్పటికి ఎప్పుడు ఎప్పుడు చెప్పుకోవాలనుకున్నా కూడా చాలా చక్కమైన మంచి మెమరీస్ మా స్కూల్ వాళ్ళు మాకిచ్చారని చెప్పేసి చాలా సంతోషంగా ఉంది. అందులోని ఇవన్నీ మీతో ఆహ్, పంచుకున్నందుకు ఇంకా చాలా ఆనందంగా ఉందండి. మీతో మాట్లాడడం అనేది కూడా సంతోషంగా ఉందండి. ధన్యవాదాలండి.
హ్మ్. అవునండి. ధన్యవాదాలండి.